అయితే ఇక్కడ పెళ్ళయిన తర్వాత అలాగ కాదండి. భార్య వచ్చింది, బయటికి తీసుకెళ్తే ఖర్చులవుతయి. ఇలాగవుతయి. కానీ నేను మాట ఇచ్చానండి. బా చూసుకుంటాను. అది ఇది ఇదని. కానీ అది నెరవేర్చలేకపోతే కొంచెం ఇబ్బందే కదండీ! కానీ ఆ విషయంలో అయితే నేను ఎన్నో సార్లు ఇబ్బందులొచ్చినయి. ఎన్ని సార్లో నొక ఐదారు సార్లు వచ్చుంటాయి. ఐదైదు సార్లు కూడా నే బా చూసుకుంటా. నే బా చూసుకుంటా. ఇదే డైలాగ్ అండి. కానీ ఎప్పుడు బా చూసుకోలేదండి.
నిజమే గదండీ! ఆహ్, అయ్యో! ఏమవదులెండి. ప అంటే అంత అలా అని చెప్పి ఇప్పుడు <smacks lips> అన్ని ఒక్ తెచ్చియాలి, అన్నీ చూసుకోవాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదండి. ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి తగ్గుతానే ఉంటది. స సర్దుకుపోయేదే భార్య చెప్పాలంటే. మనం మేము చెప్పాలంటే. ఆ!
అది సద్దుకుపోయిద్దండి. అహా! సర్దుకుపోయింది. ఆ విషయంలో అయితే నేను 100% గ్రేట్ అండి. అదృష్టవంతుడ్ని.
అదే. అదే. తను సర్దుకుపోద్ది. ఆ!
ఆ! అయితే మరీ పీక్స్‌కెళ్తే ఎవరూ సర్దుకుపోరులేండి. అంటే మరీ రూపాయిక్కూడా మనం సంపాదించకపోతే ఎవరు సర్దుకుపోరు. ఆహ్, ఇబ్బంది పడుతుంటే. అయితే ఇలాగ. నేనయితే నిలబెట్టుకోలేనిదయితే నేను న న నా లైఫ్‌లో ఆహ్, ఎక్కువగా ఎవరినైతే ఇష్టపడ్డామో ఆళ్ళ దగ్గరే నేను నిలబెట్టుకోలేకపోయాను. కానీ ము తర్వాత కొంచెం కొంచెం బానే ఉందండి ఇప్పుడు. ఆ! నిలబెట్టుకుంటున్నాను అన్నీ. నన్ను నేను మార్చుకున్నా. ఎందుకంటే, <chuckles> బ్యాచిలర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లై‌ఫ్‌లోకి వచ్చిన తర్వాత చాలా మార్చుకోవాలి. అన్నీ మార్చేసుకున్నాను. అంటే బ్యాచిల్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే కొంచెం టైమ్ పట్టిందయితే <chuckles> బ్యాచలర్ లైఫ్‌లో నుంచి దీనిలోకి రావటానికి మీకు అంతేనా? అబ్బో! 2 ఇయర్సా? దేవుడా! మీ ఆవిడ నిజంగా దేవత అండి చెప్పాలంటే. 2 ఇయర్స్ టైమ్ పట్టిందంటే మీకు. మీ ఆవిడ దేవత పాపం. చాలా బాగుందండి మీ వాగ్దానాలు మీరిచ్చిన వాటిలో ఎలా నిలబెట్టుకున్నారు? అంటే బయట వాళ్ళ దగ్గరైతే నిల హ 100% నిలబెట్టుకున్నాను. కాకపోతే నా కుటుంబ సభ్యుల దగ్గరే నేను కొంచెం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాను కానీ అవ్వలేదు అని చెప్పి చెప్పారు. ఏం లేదండి మన కుటుంబ సభ్యులు కదా! మనం, మనం కొన్నిటికి సర్దుకుపోతూ ఉంటాము, ఇబ్బందుండదు. కాపోతే ఇద్దరు హ్యాపీగా ఉండటమే ముఖ్యము. మీ ఈ మాటలు చాలా బావున్నాయండి. మీరు చెప్పిన ప్రతి ఒక్ ఒక్క విషయం కూడా. ధన్యవాదాలు.
నాకు 2 ఇయర్స్ పట్టిందండి. నాకు 2 ఇయర్స్ పట్టిందండి. అవునండి. <chuckles> <chuckles> ధన్యవాదాలు.